హ్మ్.
అది చాలా బాధాకరమైన విషయం. తెలుగనేది మొదట మనం మొదట మొదట నేర్పించాలి. ఫస్ట్ లాంగ్వేజ్ లాగా వ పద్యాలు గాని, మన కథలు గాని, రచయితల గురించి గాని, మనం ఫస్ట్ లాంగ్వేజ్‌గా నేర్పించాలి గాని, ఏదో ఆప్షనల్ సబ్జెక్ట్‌ల నేర్పించకూడదు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును.
టే మనం బయట రాష్ట్రాల నుంచి అది కోరుకోలేం. అక్కడ చదువుతున్న విద్యార్థులకి మన తెలుగు నేర్పించమని మనం కోరుకోలేం. కానీ మన దగ్గర మనం చదువుతున్న పిల్లలకి ఇక్కడ తెలంగాణలో సే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉందండి. అది చాలా నాకది ఎప్పుడైనా ఎవరైనా సెకండ్ లాంగ్వేజ్ చదువుతున్నాను తెలుగు అంటే చాలా బాధనిపిస్తది. అవును. అవును.
<chuckles> అది మనకు నామోషి లెక్కనిపిస్తది భాష మీద ప్రేమ ఉన్న వాళ్ళకి.